అయ్యయ్యో! <smacks lips> అంటే ఇంక మ్ అతనికి బతకడం ఎలాగో అర్థం గావట్లేదక్కడా. అంతా మారిపోయింది. ఇంక నేను బ్రతికిన వీళ్ళలో ఇమడలేను అనే భావంతో అతను అలా చేసుంటాడు. ఖచ్చితంగా.
ఆ! అంటే నిజంగానండి. అలాంటి సినిమా చూసినప్పుడు అనిపిస్తుందండి. <smacks lips> అసలు ఏంటి నిజంగా మనం ఇలా కూడా ఉంటాయా. అంటే అంతే కదండీ. అంటే ఇలాంటి వాళ్ళు ఉండబట్టే కదండీ. పాపం వాళ్ళకా జనరేషన్ కూడా తెలీదు. నెక్స్టు హీరో ఏం చేస్తాడో తెలుసండి తెలివిగా...
హూహూహు. అంతే గదండీ. హ్మ్. హ్మ్. హ్మ్.
అతను ఎంత తెలివైనవాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరి అకౌంట్లు అవి అంటే పెద్ద పెద్ద జైల్లో ఉన్న వాళ్ళవి అకౌంట్లు బా సెటిల్ చేస్తూ ఉంటాడండి. అతను సీఏ చేస్తాడు మాట. అకౌంటెంట్ అతను.
అవునండి. ఓహోహో! ఆహా!
అక్కడ ఉన్న వాళ్ళు పెద్ద పెద్ద పరిచయాలు చేసుకొని అక్కడ అకౌంటెంటు ఆళ్ళకి బ్యాంక్‌కు సంబంధించినవన్నీ అతనే చూసుకుంటూ ఉంటాడు. <smacks lips> దాంతో పాటు అంటే అతను చాలా తెలివైనవాడండి. ఏం చేస్తాడనుకున్నారు వాళ్ళతో పరిచయాలు పెంచుకొని "నేను చెస్ అనేది నాకు చిన్నప్పుడు నుండి ఇష్టం. నేను అలాంటి చెస్ అది ఆడుతానంటే" జైలులో పర్మిషన్ ఉండదు. కానీ ఇతనికి మాత్రం స్పెషల్‌గా ఆహ్, పర్మిషన్ ఇస్తారు.
హ్మ్. ఆహా! హ్మ్. ఆహా! హ్మ్.
కానీ ఎంత చూస్తున్న వాళ్ళేం చేస్తారు. ఒక సమయానికి హీరో నిర్దోషని వాళ్ళకి అర్ధమైపోతుంది. కానీ
ఖచ్చితంగా గదండి. చేసే పనులను బట్టిగాని అవును. బిహేవియరు. హ్మ్.
ఆ! కానీ అవునండి. ఆహ్, రూల్స్ ఆటిల బట్టి కూడా చూస్తారు. ఇతను నిర్దోషని తెలుసు. కానీ ఆళ్ళేం చేస్తారనుకున్నారు. "సరే ఇతన్ని గాని ఇక్కడి నుంచి పంపించేస్తే మన అకౌంటెంట్లంత ఎవ్ ఏమవుతాయి. <smacks lips> ఇంకా మొత్తవంతా ఇతనే చూసుకుంటున్నాడు కదా! ఇంకా జీవితాంతం వాళ్ళనే ఉంచేద్దాం" అని ప్లాన్ చేస్తారు.
హ్మ్. హ్మ్. <giggles> అయ్యో! ఇంకా
అప్పుడు హీరోకొక అర్థమవుతుందండి. ఓకే. "ఇది నేను జీవితాంతం ఇక్కడ నుండి నేను బయటపడలేను." <smacks lips> అంటే నేను ఆ! ఇప్పుడు దాన్ని బట్టి మనకు అర్ధమైందేంటంటే, ఒక మనం చేసే మంచి కూడా కొంతమంది మన అల్ అలుసుగా తీసుకుంటారది.
ఆహా! వాళ్ళూ వాళ్ళొదలరు. హ్మ్. చివరికీ నిజంగానే అండి.
ఆ! మనలోని చెడ్డతనాన్ని బయటకు చూపిద్దామనుకుంటారు గానీ మంచిని చూపించకూడదనుకుంటారు మాట. అయితే వాళ్ళేం చేస్తారు. అతను అలాగే ఆ చెస్ బోర్టుల్లో ఆటిల్లో పంప్ తెచ్చుకొని ఒక చిన్న కత్తిలాంటిది మెయి‌న్‌టైన్ చేస్తూ ఉంటాడండి. నెక్స్‌టు ఆ! నెక్స్‌టు వీళ్ళని అడుగుతాడు. నాకు ఒక హీరోయిన్ పోస్టర్ ఇష్టం అది మాత్రం అతికించుకుంటాను" అనేసి బతిమాలుతే, వాళ్ళేం చేస్తారు. సరే అంటారు. <smacks lips> ఏమనరు. ఎందుకంటే ఇతను అంత సాయం చేస్తున్నాడు కదా! దీనిదేముందని.
<chuckles> అవునండి. హ్మ్. ఆహా! హ్మ్. అవును. ఇది ఏముందిలే అని, వదిలేస్తారు.
సడెన్‌గా ఒక రోజు మొత్తం జైలులో ఉన్నోళ్ళందరిని మళ్ళీ జైలులోకి తీసుకొస్తే అందరు ఉంటారు. అతనొక్కడే ఉండడు. అసలు ఏంటి మాయమైపోయాడా అదేనండి. మాయమైపోయాడా <chuckles> లేకపోతే ఏంటి ఏలియనా అని చెప్పి చుట్టూ ఎతికితే ఎక్కడ కనిపించడు. సరే అని చెప్పి ఏం చేస్తారనుకుంటరు. ఆ పోస్టర్ మీద టప్ అని కొడితే ఒక కన్నంలా ఉంటాది. పోస్టర్ ఎత్తి చూస్తే ఏండి, మొత్తం ఒక కన్నంలా పెట్టుకొని జైలు బయటికెళ్ళిపోతాడండి తను.
అయ్యో! ఎలా పారిపోతాడండి అసలా? ఆ! హ్మ్. కూలగొట్టేసాడా?

అబ్బా!
ఆ! ఒక పెద్ద కన్నం పెడతాడండి. ఆ కండి వాటర్ పైపుల ద్వారా బయటికెక్కేసి పారిపోతాడమాట. <smacks lips> అప్పుడు ఆహ్, ఒక వ్యక్తి కోసం ఒకవహ్‌ అదే చెప్పాను కదండీ. 60 ఏళ్ళుండి బయటకొచ్చాడూ తను నిర్దోషని తేలిందని అతనికి చెప్తాడమాట. నాకెప్పుడు ఇష్టమైన ప్లేసొకటుంటుంది. నేనెప్పుడెళ్ళిన అక్కడికెళ్తాను అంటాడు. ఇతను ఎప్పుడైతే తప్పించుకున్నాడో ఆ జైల్‌లో ఉన్న వ్యక్తి ఏమనుకుంటాడంటే ఇతను ఖచ్చితంగా అక్కడికెళ్ళాడు అనుకుంటారు. <smacks lips> 60 ఏళ్ళు దాటగానే వీళ్ళకప్పుడైతే బయటికి వెళ్లొచ్చు ఆహ్, నిర్దోషని తేలుతుందో అక్కడికెళ్లి చూస్తే కొంత డబ్బు, ఒక అడ్రెస్ ఉంటుందండి. ఏంటా అని వెళ్లి చూస్తే అక్కడ హీరో ఉంటాడండి. <smacks lips> ఉండి తనకు నచ్చిన ఉద్యోగం అంటే తనకు నచ్చింది చేస్తూ ఉంటాడు. అక్కడ మంచి రిసార్ట్ టైప్‌లో అలా పెట్టుకొని <smacks lips> ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఉంటాడండి. నిజంగానండి ఈ 3 క్యారెక్టర్‌లు మనం చూసినప్పుడు చాలా ఇన్స్పిరేషన్‌గా అనిపిస్తాయి. అంటే బయటిలా ఉంటుందనే నెక్స్‌ట్ ఇంకోటుంటుందండి. 'ఇయర్స్ ఆఫ్ హ్యాపీనెస్' అనుకుంటానండి పేరు. ఆ! విల్ స్మిత్ గా‌రు హీరో.
హ్మ్. అవునండి. అవును. అవును. అవునండి. హ్మ్. నాన్న హ్మ్. హ్మ్. హ్మ్. అబ్బా! హ్మ్. ఆహా! అవునండి. ఖచ్చితంగా. ఆ! ఆ! అవునండి, అవునండి. అబ్ ఒకామి ఒకా వాళ్ళ కొడుకు కోసం జరుగుతూ ఉంటుంది. 'పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్' అని జెప్పి నేను తేజాగారున్నాం.
నిజ్జంగానండి. ఆహ్, పస్ ఆ 'పర్స్యూట్ ఆఫ్ హ్యాపీనెస్సు.' ఆ మూవీ అండి <smacks lips> ఎంత గొప్ప మూవీ అంటే అండి.
అవునండి. అసలాయి నిజంగానే అండి అసల.
ఆ! మీరు గమనించినట్టయితే పెద్ద పె కాలేజ్‌లో పెద్ద పెద్ద వాటిల్లో ఆ మూవీ ఖచ్చితంగా మనకు చూపిస్తారండి.
హ్మ్. కచ్చితంగా చూపిస్తారండి. ఆ విలువలు గానీ ఎలాగా చేశారో ఆ సినిమాలో ఎళ్ళింది అనేది మాత్రం.
ఆ! ఎందుకంటే అండి ఒక మంచి వ్యక్తి అతనికి టాలెంట్ ఉంటుందండి. కానీ ఎవ్వరు గుర్తించరు ఆ టాలెంట్‌ని. <smacks lips> అలాంటి సమయాల్లో అతను ఎన్ని కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నా మనం ఫెయిలయిపోతూ ఉంటాం. మనం ఏంటండి ఒకటేదో ప్రయత్నం చేస్తాం. అది గానీ అక్కడ గానీ మనం సక్సెస్ అవ్వలేకపోయామ చాలా బాధపడిపోతాం. అంటే మనం ఇంక దీని ఆ! నిజమే కదండీ!
హ్మ్. అవునండి. అవునండి. ఆ వదిలేసి నిరా <chuckles> నిరాశ పడిపోతామండి. ఫస్ట్ అసల నిరాశ పడిపోయి ప్రయత్నించాలనే ఆశ కోల్పోతూ ఉంటాం.
నిజ్జంగానండి. నిరాశ పడిపోయి ఎలా ఉంటుందని నిజంగా మీరు చెప్పినట్టు <smacks lips> ప్రయత్నించాలన్న ఆశ కోల్పోయి ఇంక మనం దేనికి పనికి రామా ఏంటి అనేసి
హ్మ్. హ్మ్. పనికి రాము. <chuckles> అది గాక ఏంటంటే చుట్టుపక్కలుండే వాళ్ళు గూడా ఏదైనా మనమూ ఏదైనా ఆహ్, దేంట్లో అయిన ఫెయిలయ్యామనుకోండి వాళ్ళు గూడా ఇంకా ప్రై ప్రోత్సహించాల్సింది బొయి వాళ్ళే ఇంకా వెనక్కి లాగడము, తొక్కేయడం లాంటివి జరుగుతూ ఉండడం వల్ల గూడా మనం ఏంటంటే చ మ మన వల్ల ఈళ్ళందరూ ఇలా అనుకుంటున్నారే అని గూడా కొన్ని కొన్ని సార్లు ప్రయత్నించడానికీ ఆలోచించలేకపోతున్నారు.
ఆ! ఇప్పుడు అవును. నిజ్జంగానండి కరెక్ట్‌గా చెప్పారు తెలుసా. చుట్టుపక్క వాళ్ళు మనం కిందకి లాగేసుకుంటే మనం వాళ్ళ వల్లే పైకెళ్ళేం. అయితే ఆ! వాళ్ళ పిల్లాడికి పడే కష్టాలు అతను పడే కష్టాలు నెక్స్‌టు లాస్ చేసి అతను ఎన్ని ప్రయత్నాలు చేసి ఎంత కింద పడతన్నా కూడా కష్టపడి అతను ఎలా పైకొచ్చాడు లాస్ట్‌కి అతనికొచ్చి ఎలా జాబొచ్చింది <smacks lips> తన వైఫ్, పిల్లల్ని మొత్తం అందరు ఇంక హ్యాపీ కదండీ తనకి జాబొచ్చాక. <smacks lips> ఇలాంటివి చూశాక నిజంగా ఇన్‌స్పిరేషన్‌గా అనిపిస్తుందండి. ఇలాంటి కథలు చూసినప్పుడు <smacks lips> నాకు చాలా గొప్పగా అనిపిస్తుందండి.
నిజంగా అండి. అవునండి, అవునండి. అవునండి. అదే గదా! ట అంతే గదండీ. హ్మ్.